ఆ! ఏమైందంటే చెప్తా చూడు. ఆహ్, అప్పటికే మెసేజెస్‌లో చెప్తున్నా అనమాట. ఇన్ని మినిట్స్ లెఫ్ట్ ఉంది. ఇన్ని సెకండ్స్ లెఫ్ట్ ఉందనమాట. అప్పుడతనుండి రిప్లై ఇస్తున్నాడు. "ఊకుండు నేను వెతుకుతున్నా కదా! నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు, నన్ను వెతకనివ్వు" అన్నట్టు. హ్మ్. అతను నాకు అప్పుడే సడెన్‌గా ఏది నాకు అంతకు ముందు నుంచే డీఎమ్స్ ఏవో ఒకటి వస్తుండే కదా! అట్లా ఏదో ఒక డీఎం వచ్చిందనమాట. <sniffs> వస్తే ఇతనుండి "ఇంక దొరకలేదు" అన్న లెక్కలో అన్నాడనమాట. ఆ! ఇంకా ర్యాండమ్‌గా వేరే క్వశ్చన్ కూడా ఏదో వేస్తే నేను దానికి ఆన్స్‌ర్ ఇవ్వడంలో ఎలా చెప్పానంటే, నేను జనరల్‌గా ఎవరు డీఎం చేషినా కూడా రిప్లై అనేది ఇయ్యను. ఇప్పుడు కూడా ఎవరో ఒకరు డీఎం చేశారు. వాళ్ళకి కూడా రిప్లై ఇవ్వలేదు. అన్నట్టు అన్నా అనమాట. "ఆ డీఎం నేనే చేశాను" అన్నట్టు చెప్పాడు. షాక్ ఇంకా నేను <chuckles>
హ్మ్. ఓకే. హ్మ్. బానే చెప్పాడు. ఓకే. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. ఆహా! సూపర్. <laughs> ఓకే. అంటే ఆ డీఎం దేనికొచ్చింది నీకు. టెలిగ్రామ్‌కొచ్చిందా, వాట్సాప్‌కొచ్చిందా, ఇన్‌స్టాగ్రామ్‌లో ఓహో! నీ ఐడీ కనుక్కొని చెప్పేసాడన్నమాట.
ఆ! ఇన్‌స్టా, ఇన్‌స్టాగ్రామ్‌కొచ్చింది. హ్మ్. నేను షాక్ అబ్బా! అన్నట్టు అనుకున్నాను. నేనుండి లేదు నాకేం రాలేదు అన్నట్టు అన్నాను. ఆహ్, నన్నీ ఫాలో చేసి స్క్రీన్‌షాట్ తీసి పెట్టాడనమాట. ఇది నీదే కదా! ప్రొఫైలు అన్నట్టు. లేదు, లేదు అది నాది కాదు అన్నట్టు చెప్పా అనమాట. "లేదు నీదే" అన్నట్టు అన్నాడు. ఇంకా లాస్ట్‌కి సర్లే అబద్ధం చెప్పడం ఎందుకు, అవును నాదే అన్నాను. ఇంకా రూల్ ప్రకారం ఏంటి మాట్లాడాలి అతనితో. అండ్ నాకప్పుడు ఒక లైట్ ఎలిగిందన్నమాట. ఏంటి అంటే, నేను మాట్లాడుతా అనే కానీ అన్నా కానీ ఏ ఇన్ని రోజులు మాట్లాడతా అన్నట్టు ఏమి చెప్పలేదు కదా! సో, ఒక గంట మాట్లాడతాను నీ ఇష్టం ఏమన్నా మాట్లాడుకో దాని తర్వాత మాట్లాడను అంటే, "లేదు నువ్వు ఒక 1 వీక్ నాతో ఫ్రెండ్‌షిప్ చెయ్యి దాని తరువాత కూడా నీకు నచ్చలేకపోతే నీ ఇష్టం" అన్నట్టు అన్నాడన్నమాట. నేను నో. నో. అని చెప్పుకుంటా సర్లే వీడితో తలనొప్పి ఎందుకు అన్నట్టు ఒప్పుకున్నాను. ఆ 1 వీక్ తర్వాత కూడా నో అనే చెప్పాను. మళ్ళీ వి బ్లాక్ అని, మళ్ళీ అన్‌బ్లాకు, మళ్ళీ మెసేజెస్సు లాస్ట్‌కలా, అలా కట్ అయిందనమాట. కానీ అతనిలో నచ్చింది ఏంటి అంటే, నా డీటెయిల్స్ మొత్తం తెలుసు అతనికి. నాకు ఇన్‌స్టా తెలుసు, నా మొబైల్ నంబర్ తెలుసు, నా కాలనీ తెలుసు, నా ఊరు తెలుసు, అన్నీ తెలుసు. అన్నీ తెలుసు. అన్నీ తెలిసి, నన్ను ఏనాడూ ఇబ్బంది పెట్టలేదు. సో, అది బాగా నచ్చింది నాకు.
ఓకే. ఆహ్, హ్మ్. ఓకే. అయ్యయ్యో! హ్మ్. కాదన్నావా నువ్వు? <laughs> ఓకే. హ్మ్. ఓకే. ఆ! ఓకే. ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. అయ్యయ్యో! కట్ అయిపోయింది. హ్మ్. ఓకే. అన్ని తెలుసు. ఓకే. ఓకే. మంచి మనిషిని కోల్పోయావన్నమాట నువ్వు.
హుహు. దాంట్లో మంచి మనిషి ఏముంది కోల్పోడానికి.
అంటే ఇవన్నీ నిన్ను నిన్ను ఇబ్బంది పెట్టలే కదా! ఇబ్బంది పెట్టలేదంటే మంచి మనిషే కదా!
అద ఆ పాయింట్ ఒకటే నచ్చిందంతే.
ఓకే. అదొక్కటే నచ్చింది కానీ, అంటే ఇందక ముందు ఆ బుక్ నచ్చింది గాని, ఆచరించలేదు అన్నట్టు, ఇతను కొంతవరకు నచ్చాడు గాని
లేదు పర్లేదు. బానే మంచిగానే ఉన్నాడు గానీ, ఎందుకో ఆ టైమ్‌లో నేను ఎవరితో మాట్లాడదలుచుకొంత స్టేజ్‌లో లేను. సో, అందరిని అలా అలా కట్ చేస్తా
ఓకే. హ్మ్. ఓకే. ఓకే. సరే. సరే. అంటే ఒకప్పుడు నీ మానసిక స్థితికి ఎవరు కూడా మాట్లాడడం ఇష్టం లేదు అని చెప్పేసి నువ్వు ఊరుకున్నావు.
ఆ! సో, వాళ్ళు ఎంత మాట్లాడాలనుకున్నా నేనంటూ కొన్ని రూల్స్ పెట్టుకున్నా అన్నమాట. లైక్ ఏ హ్మ్. మాట్లాడుకోకూడదు అన్నట్టు, ఏవి షేర్ చేయకూడదు అన్నట్టు. వాళ్ళు ఎంత అడిగినా సరే నేను ప్రతి దానికి నో. నో. నో. నో. నథింగ్ <chuckles> ఏ ఆన్సర్ ఉండేది కాదు నా దగ్గర నుంచి. హ్మ్.
ఓకే. బౌండరీస్ పెట్టేసుకున్నావు. ఓకే. నో. సింపుల్ నో. అయ్యయ్యో! సరే. సరే. అంటే మంచి విషయమేమటే, నువ్వు ఎలా మరి బౌండరీస్ పెట్టుకొని ఆహ్, ఎలా లీడ్ చేసావు లైఫ్. ఎలా నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకుంటూ, మరి సమాజంలో ముందుకెళ్ళావనే విషయాన్ని, మరి నీ అనుభవాల ద్వారా చ చక్కగా వివరించావు. నీతో మాట్లాడడం బాగుంది. మళ్ళీ మాట్లాడదాం. ధన్యవాదాలు.

అది నా ల్ నా గురించి నేనే డప్ప కొట్టి జెప్తే బాగుండదు గదా! వేరే వాళ్ళు జెప్తే బావుంటది.
అరే, న కాదు కాదు. వాళ్ళు చెప్పుంటరు గదా! నీలో ఈ మంచితనం ఉంది. ఈ ఈ ఈ నాకీ ఈ విషయం నీలో ఇష్టమని చెప్తరు గదా!
నేనడగలేదట్ల, ఎప్పుడు అడగలే అందుకే నాకు తెలీదు. ఏముంది వాయిస్ బావుందంటారు. ఆ!
సో, అలా ఏముంది? వాయిస్ బావుంది. కానీ నువ్వు ఆల్రెడీ టెక్స్ట్ గదా! చేసేది వాయిస్ ఉండది గదా!
లేదు. వాయిస్ కాల్ గూడా జేస్తా.
ఓకే. ఓకే. వాయిస్ కాల్ జేసిన తరువాత నువ్వు బెస్ట్ ఫ్రెండో, లేకపోతే నార్మల్ ఫ్రెండో డిసైడ్ చేసుకుంటావు.
అలా ఏం లేదు. చాట్‌లో అసలు, నా వాయిస్ కూడా తెలియకుండా చాలా మంది ఏకంగా ఫ్యాన్లయిపోయి <sniffs>
హ్మ్. ఓకే. వాయిస్ తెలియకుండా, మీ ఫాన్స్ వాయిస్‌కి ఫాన్స్.
జనరల్‌గా ఇది ఒ నిజంగా ఒక ఇన్సిడెంట్ అనేది జరిగిందన్నమాట టెలిగ్రామ్‌లో. <sniffs> ఆహ్, ఏ కాలంలో నాకు ఫోనొచ్చిన కొత్త కాలంలో అది. అప్పుడేమైందంటే నేను బేసిక్‌గా స్ట్రేంజర్స్‌తో ఏం మాట్లాడేదాన్ని కాదన్నమాట. టెలిగ్రామ్ వాడేదాన్ని. దేనికంటే మూవీస్ కోసమని అండ్ మాకంటూ కొన్ని సెపరేట్ గ్రూప్స్ ఉన్నాయన్నమాట నేను ఏదైతే వర్క్ చేస్తానో దానికి.
చెప్పు చెప్పు. హ్మ్. కొత్త కాలం. ఓకే. హ్మ్. ఓకే. అంటే స్ట్రేంజర్ గ్రూప్సా?
అలా కాదు.
హ్మ్. ఓకే. మీ వర్కింగ్ గ్రూప్స్, ఆఫీస్‌వి.
హ్మ్. అవును. సో, అవి ఉండేవి. దానికొ ఆహ్, నేను అప్పుడు టెలిగ్రామ్ వాడడానికి రెండే రెండు కారణాలు. రెండు గాదు మూడన్నమాట. ఒకటి ఆఫీస్‌కి సంబంధించిన గ్రూప్స్ ఉండేయి. అండ్ ఇంకోటి ఏంటి అంటే మూవీస్‌కి సంబంధించి, మూవీస్ బాగా చూసేదాన్నప్పుడు టైమ్ ఎక్కువ ఉంటుండే. ఆహ్, అండ్ మూడోది ఏంటి అంటే బుక్స్ చదివే హ్యాబిట్ ఉంది నాకు అప్పట్లో.
ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. బావుంది. ఓకే. సూపర్ ఆ!

నేను నా ప్రాబ్లమ్స్‌నన్నీ వేరేలాగా డీల్ జెస్తా. అలా ఏం జెయ్యను.
ఎట్లా? అంటే అతను మరి చెప్పాడు గదా! బుక్‌లో. ఇలా చేస్తే గనక ఖచ్చితంగా ఆన్సర్స్ దొరుకుతది.
నాకు నచ్చింది చెప్పే పద్ధతి అంతే. నచ్చిందన్నాను గానీ అది అప్లై జెశినా అని చెప్పలేదు గదా!
ఓకె. పాటిస్తాననలేదా? లేదా నచ్చి నచ్చింది కాని పాటించలేదు నువ్వు.
నచ్చినవన్ని పాటించాలన్న రూల్ ఏం లేదు.
ఓకె. నచ్చినవన్ని పాటించాలని రూల్‌ లేదు. కానీ నీకైతే నచ్చింది.
హ్మ్. యాహ్! నచ్చింది. ఒక పాయింట్ ఏదో బాగా క్లిక్ అయింది అది ఎంతో గుర్తురావట్లే అన్నమాట. సో టెలిగ్రామ్‌లో ఒకరోజు ఒకబ్బాయి మెసేజ్ చేశాడన్నమాట. హ్మ్. అతను నేనప్పట్లో స్ట్రేంజర్స్‌తో మాట్లాడేదాన్ని. "ఎంతసేపున్నా నాకు స్ట్రేంజర్స్‌తో మాట్లాడాలని ఇష్టంలేదు. మీరు మెసేజెస్ పెట్టకండి." నా ఉద్దేశం ఏంటంటే ఎవరైతే మెసేజ్ చేస్తారో వాళ్ళతోనే హ్మ్. నో అని అనిపించాలి. నాకు మెసేజెస్ పెట్టకుండా చేయాలనేది నా ఉద్దేశ్యం అన్నమాట. హ్మ్. <giggles> ఆ! అంటే ఆ మెసేజెస్ వరకొక్కటే. హ్మ్. కాదు మెసేజెస్ వరకొక్కటే.
ఓకె. సో ఆ బుక్ ఓకె. హ్మ్. ఓకె. ఓకె. అది నీ ఎయిమ్, మోటో. నీ జీవితధ్యేయం. హ్మ్. ఓకె.
హ్మ్. దాని తర్వాత ఏమైందంటే అతను పెడుతూనే ఉన్నారన్నమాట. నే
ఎట్లా అంటే ఏంటి? అసలు నీతో మాట్లాడాలనుకున్నాడా? లేకపోతే హ్మ్, నువ్వెవరు? ఎక్కడుంటావు? అలాంటి వివరాలు అడిగాడా?
నేను బేసిక్‌గా కొన్ని డీపీస్ అనేవి పెడతా అన్నమాట. టెలిగ్రామ్‌లో ఒకప్పుడు పెట్టేదాన్ని. అవి ఎందుకో అతను
ఓకె. ఓకె. నీవేనా లేకపోతే రాన్‌డమ్‌గా ఎవరిదన్నానా?
నావి నేనేక్కడ పెట్టను.
ఓకె. అంటే ఎవరెవరు? సెలబ్రిటీస్ పెడతావా?

ఓకే. ఓకే. బావుంది. బావుంది. అక్కడ నువ్వు చదివిన మంచి పుస్తకవేంటంటే ఏం చెప్తావు?
మైండ్ పవరని ఒకటి చదివా. అండ్ ఇదే కాకా అన్‌లాక్ యూ అన్నట్టు ఒకటుంది. డ్యాన్ లాక్ రాశారది. అండ్ ఒక రోజు ఏం జరిగిందో తెలుసా?
ఓకే. అన్‌లాక్ యూ. హ్మ్. చెప్పు. చెప్పు.
ఆహ్, యూట్యూబ్‌లోనో ఎక్కడో ఒకతను చి గురించి ఇప్పుడు నాకు పేర్లు సరిగ్గా ఐడియా రావట్లేదు. ఆ! ఒక రీల్ చూశా అనమాట. అతనొక బుక్ రాశాడనమాట. సో అది చదవాలి అన్నట్టు అనుకున్నా అనమాట. నేనేంటి అంటే న నేనే గ్రూప్సుల్లో అయితే ఉన్నానో అవన్నీ సర్చ్ చేశాను. దాంట్లో ఉందా? లేదా? బుక్ అన్నట్టు. ఎక్కడ దొరకలేదు. కానీ ఒకరోజు అనుకోకుండా ఆహ్, అమ్మాయి పేరే ఉంది టెలిగ్రామ్‌లో అయితే నాకు మెసేజొచ్చిందాంట్లో. ఆహ్, నేను ఆమెనే అడిగా అనమాట. ఈ బుక్ పీడిఎఫ్ ఏమన్నా నీతో ఉంటే పెట్టు అన్నట్టుగా. ఆమె తెలుగు ఆమె అయితే కాదు. ఎవరో అబ్రాడ్ ఏమో మేబీ. ఇంకా అడిగితే ఆహ్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లోనే నాకు పెట్టిందనమాట. హ్మ్. నేను దాన్ని డౌన్‌లోడ్ చేసుకున్నా. చదివాను. ఆహ్
హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. ఓకే. సూపర్. ఆ! అదేంటి? ఆ స్టోరీ ఏంటసల యాక్చల్‌గా దాన్ని? అంటే రియల్ స్టోరీయా? లేపోతే అంటే పర్సనల్ పర్సనాలిటీ డెవలపింగ్ బుక్కా? లేపోతే ఎలా?
స్టోరీ గాదు. యాహ్! యాహ్! దాంట్లో ఏంటి అంటే ఇప్పుడు చాలా మంది ఎలా అంటే లైఫ్‌లో అనేది స్టక్ అవుతూ ఉంటారు. లైక్ ఎలా అంటే ఆహ్, చాలా ప్రాబ్లమ్స్ అనేవొస్తాయి.
ఓకే. ఎక్కడో ఒకచోటా స్ట్రక్ అవుతూ ఉంటారు. ఏమర్థం గానీ పరిస్థితి.
ఆ! చాలా, చాలా కొషన్స్ ఉంటాయి. వాటికి ఆన్సర్స్ అనేవుండవు. సో, అందులో రైటర్ ఏం చెప్తాడంటే, "ఆహ్ నువ్వు రాత్రి పడుకుంటావు గదా! పడుకునేతప్పుడు నీకేవైతే కొషన్స్ అనేవుంటాయో అవన్నీ నువ్వు ఒకసారి రిమెంబర్ చేసుకో. రిమెంబర్ చేసుకొని" అలాగా నిద్రపోవాలట. అలా నిద్రపోయినప్పుడు ఏం జేస్తుందంట? మనకే తెలియకుండా మన సబ్‌కాన్‌షియస్ మైండ్ ఏం చేస్తుందంట ఆ ఆన్సర్స్‌ని వెతకడానికి అనేదే ట్రై చేస్తూ ఉంటదంట. సో, అది ఆన్సర్స్ అన్నీ ఫైండ్ చేసి త్రూ నేచర్ కావచ్చు, త్రూ కిడ్స్ కావచ్చు, త్రూ బర్డ్స్, ఎనీ థింగ్ అంటే ఏదో ఒక రూపంలో మనకి ఆన్సర్‌ అనేది ఇస్తదనమాట. సో అండ్ ఏది అనుకోకుండా జరగదంట. అంటే కొన్ని సార్లు అనుకుంటాం గదా! కోయిన్సిడెన్స్ అన్నట్టు.
యెస్. హ్మ్. ఓకే. ఓకే. ఓకే. హ్మ్. ఓకే. అన్నీ ఇంటర్‌లింక్ అయితదే ఉంటదంటున్నావు.